ఆ! అంటే అనుకుంటానండి. నైట్స్ పడుకునే ముందు బిఫోర్ 30 మినిట్సు, ఫో 1 అవర్ ముందు ఫోను చూడద్దు నేను, ప్రాపర్‌గా నిద్రపోతేనే కదండీ! స్లీప్ వెరీ ఇంపార్టెంట్ అండి మన లైఫ్‌లో. కరెక్ట్ నిద్రపోతేనే కాన్సంట్రేషన్ లెవెల్ పెరుగుతదండి. లేకపోతే ఆ రోజంతా లేజీ డే. ఆ లేజీ డేలో ఏం చేయలేము. కాన్సంట్రేట్ చేయలేము. బ్రైన్ పని చేయదు. బాడీ కూడా పని చేయదండి. నాకైతే సరిగ్గా నిద్ర పోకపోతే అండి. ఆహ్, కొన్ని
అవునవును. హ్మ్. అవునవును. అవునవును. సరిగ్గా చెప్పారు. హ్మ్. నిద్ర లేకపోతే ఏది తరువాత రోజు కూడా ఇంట్రెస్ట్ రాదు దబయ్ దేని మీద.
అదే అండి. ఫోకస్ చేయలేమండి మనము. ఇంకోటి టైమ్ వేస్టు చాలా టైమ్ వేస్టు అనేది అనిపిస్తదండి. టైమ్ చాలా వాల్యుబుల్ కదండీ మనకి. చాలా టైమ్ వేస్ట్ ఏమో అననిపిస్తది.
హుహు. అవునవును. అవును. మరి మీరు హుహు. మీరిలా ఎక్సామ్ పరీక్షలకి ముందు అలా ప్రిపేరయ్యేటప్పుడు. అప్పుడు ఏమైనా ఫోనుని డు నాట్ డిస్టర్బ్ మోడ్‌లో పెట్టడము. లేదంటే, ఫోను అంటే, ఈ సోషల్ మీడియాలో నోటిఫికేషన్స్ ఏమి రాకుండా ఉండడానికి సైలెంట్‌లో పెట్టడము. అలాంటివేవన్న చేస్తారా?

అంటే, అందులో కూడా కొన్ని ఇంపార్టెన్స్‌వి ఉంటాయి కదండీ, మనం పని చేసేటప్పుడు, అవి అవి చెక్ జేసుకోవాలి. మనకేది ఇంపార్టెంటో, ఎవరు ఇంపార్టెంటనెవి. ఇప్పుడూ ప్రొఫెషనల్ లైఫ్‌లో గూడా వస్తుంటాయి గదండీ, గ్రూప్సుంటాయి గదండీ! ఆహ్, వస్తుంటాయి గదా! అది బేస్డ్ ఆన్ మన మీద అండి, మనం ఉపయోగించేది అదే చెప్పాను కదా అండి, మంచి ఉంటుంది, చెడూ ఉంటుంది అండి, ఆహ్, మన ఆ! మ మనం వాడే దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మంచి వైపుకెళ్తే అండి, టైమ్ పాస్ అవుతుందని కొన్ని సార్లు, కొన్ని సార్లు ఫన్నీ వీడియోస్ చేస్తే స్ట్రెస్ రిలీఫవుతుంది మోటివేషనల్ వీడియోస్ చూడడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు చెడు వైపుకు చూసుకుంటే అండి, లైక్ రాకపోతే కొంతమంది ఫీలవుతూ ఉంటారు గదండి, మన విలువ తగ్గిందేమో! అని ఫీలవుతూ ఉంటారు. కంపారిజనెక్కువవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఇంక ఓవర్ థింకింగ్ గూడా అవుతుందండి. ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. బా చెప్పారు. ఆ! ఓకే. అవును. మనము ఆ! అవును. అవునవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవునింకా ఉపయోగాల కన్నా నాకెందుకో ఆహ్, అనవసరమైనవే ఎక్కువ చేస్తావేమో అనే ఆహ్, అభిప్రాయమొస్తుంది.
ఆ! నిజమండి. నిజం మనం సోషల్ మీడియాని ఒక గంట గూడా మన కోసం మనం వాడుకుంటలేమండి, అనవసరమైన టైము ఆహ్, మనము అతిగా ఆ మొత్తం <smacks lips> అది యుటిలైజేషన్ అవ్వట్లేదండి. చాలా వరకు మిస్సవుతుందండి, దాని యుటిలైజేషన్ అనేది మనం. ఆహ్, ఇప్పుడు మనం అట్లా అనుకుంటున్నామండి, చిన్న చిన్న పిల్లలండి చూషారా మీరు? మనము ఆహ్, ఇప్పుడు మీకెంత ఏజుంటదో నాకు తెల్వదు గానీ అండి, నేనైతే ట్వెంటీస్. ఆహ్, నేను 20స్‌లో ఉన్నా కాబట్టి, నేను నేను ఫోను కొన్నదెప్పుడండి, నేను నా బీటెక్ సెకండ్ ఇయర్‌లో అండి నేను, అంటే నాకూ ఎయిటీన్ 19 ప్లేస్‌లో 19 ఆ టైంలో కొన్నాను. ఇప్పుడు పిల్లలు చూషారా అండి, అప్ నేను నేనప్పుడు కొంటేనే, నేనప్పడి నుంచి సరిగా చదవలేకపోతున్నానండి. ఫోను కొన్నప్పడి నుంచి నా ఎడ్యుకేషన్, స్టడీస్ తగ్గిపోయిందండి. కోద్ కంపేర్ టూ బిఫోర్ అనమాట. ఆ! బిఫోర్ నేను మంచి టాపర్‌ని, 90 ప్లస్ స్టూడెంట్‌ని నేను <tsk> అని నాకంటే నాకనిపిస్తదండి. అలాంటిదిప్పుడు చిన్న పిల్లలూ, వాళ్ళకి పుట్టుక అంటే 5 ఇయర్స్, 6 ఇయర్స్ తోటే ఫోను వాడిచ్చిర్రండి. మరి వాళ్ళు ఎలా కాన్సంట్రేట్ చేస్తారో, ఎలా చదువుతారో, అది అది చూసుకోవాలండి. ఓన్లీ డిజిటల్ డిజిటల్ అన్నట్టే ఉంటే
హ్మ్. హ్మ్. హ్మ్. అదే. అదే. హుహు. మనము ఆ! అవునవును. హుహు. అవునా! ఆహాహా! అయ్యయ్యో! హ్మ్. హ్మ్. ఆహహా! అబ్బా! హుహు. అదే. అవునవును. సరిగ్గా చెప్పారు. మీరు మీరు చెప్పారు కదా మీరు ఇదివరకు నైన్‌టీస్‌దలో వచ్చాయి మార్కులు, ఇప్పుడు తగ్గిపోయాయని. కాబట్టి మీరేమైనా మిమ్మల్ని మీరు ఆహ్, నియంత్రించుకోవడానికి సోషల్ మీడియా నుంచి అలాంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా?
అవునండి. <giggles>

ఓకే. ఆ! ఇలా ఎవరైనా స్టేటస్ పెట్టడం వల్ల వాళ్ళ మధ్యలో ఏమైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చిన సందే సన్నివేశాలు కాని సంఘటనలు గాని ఏమైనున్నాయా? అది మీరేమైనా సాల్వ్ చేసారా? ఎప్పుడైనా? <chuckles>
అవ <chuckles> ఆ! అంటే కొన్ని కొంత్ కొంతమంది అండి వాళ్ళు మనసులో ఫీలయింది ఏదైనా గొడవలు అది ఇది అయినప్పుడు ఎట్లా పెడతారు చూషిర్రా అండి. రిలేటెడ్ అన్నట్టు. ఆ! మీకు ఉందిలెండి అన్నట్టు. ఇదీ, అలా ఉన్నారు పీపుల్ అదేదో టూ సైడ్స్ నుంచి విన్న వాళ్ళకి అర్థమవుతుందండి. ఓన్లీ స్టేటస్ పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళు బ్లేమ్ జేసుకుంటే అది అవతలోళ్ళకి ఎలా అర్థమవుతుందండి. నా నేనైతే అసలు పట్టిచ్చుకోను గూడా. టూ సైడ్స్. నేనెప్పుడైనా టూ సైడ్స్ వాదనలు విందామని చూస్తానండి నేను. అప్పుడే నేను జడ్జ్ జేయగలను. నేను చెప్పగలను అది మంచో చెడో అని. వే వాడంతటగా వాళ్ళన్ వాళ్ళు పెట్టుకుంటే అది మనమెలా అంగీకరిస్తామండి. నాకు నచ్చదండి అస్సలది అలా పెట్టడం కూడా అది. ఆ! ఇంకా ప్రొఫెషన్ చాలా మందుంటారు గదా! అది చిల్లరగా గూడా అనిపిస్తుంటుందండి కొంచెం. చీప్‌గా గూడా. అనిపిస్తదా లేదా అండి చూడండి "ఛీ ఏంది వీడు" అన్నట్టు అనుకుంటాం గదండీ. అలా అలా నాకయితే నచ్చదండి. నాకస్సలు నచ్చదు అది. ఆ! నేనైతే చెప్తాను కూడా అండి. మా దగ్గర ఇప్పుడు నాకు సొంతం తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే "అలా పెట్టొద్దు రా బాగోదు." మన స్టేటస్ వల్ల మన ఎమోషన్స్ అవ్వి, ఇవ్వి మనం మన బ్రెయిన్ అనేది మన మైండ్ వీళ్ళు ఎలాంటోళ్ళనేది జా తెలుస్తుంది రా, అవతల థర్డ్ పర్సన్‌కి అని చెప్తానండి నేను.
అవునవును. ఆ! ఆ! అవును. హ్మ్. అవ్ అవును. హ్మ్. హ్మ్. ఓకే. హుహుహు. అవునవును. కరెక్ట్. అవునవును. చక్కగా చెప్పారు. అవునవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అనిపిస్తుంది. అవును. ఆ! ప్రతీది పెట్టాలా? అట్లా అనిపిస్తుంది. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునవును. మనం చెప్పకపోయినా మన గురించి జడ్జ్ చేసే వాళ్ళుంటారు. ఏంటి వీళ్ళు ప్రతీది ఇట్లా చేస్తున్నారు. అట్లా ఆహ్, హ్మ్. ఇంకా మనకి మనల్ని చూసి అసూయపడే వాళ్ళకి కూడా మనమే ఆహ్, కొంచెం అదేంటి ఆహ్, ఆజ్యం పోసినట్టవుతుంది. <chuckles>
హ్మ్. అవునవునండి. <chuckles> అవునండి. నిజం మీరు కరెక్ట్‌గా చెప్పిరండీ. నిజం అదైతే. కానీ ఎంతలో వాడాలో అంతలో వాడాలది. సోషల్ మీడియా మంచిగ గూడుందండి. అంటే మనకి నా మన <smacks lips> నాల్ నలుదిక్కులో ఏమేమి అయితున్నాయో గూడా తెలుస్తది గదండీ. అది చాలా ఇంపార్టెంట్ మనకి.
హ్మ్. అవును. అదే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. మీకేమైనా ఆ! మనకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అలాంటప్పుడు వాడుకొవచ్చు. ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నాము దానికి కావాల్సిన మెటీరియల్ కావాలి అనా అవును. అవును.
ఆ! అవునండి. ఇప్పుడు ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు గూడండి, కరెంట్ అఫెయిర్ చాలా అవసరముంటుంది. <smacks lips> దాని కోసం వాడొచ్చండి. అలా అలా అవసరమైన దాన్ని వాడుకోవడంలో తప్పు లేదండి. అంతకుమించి వాడి అనవసరమైనవి వాడడం వల్లనే అండి అవి ఆహ్, అలా జరుగుతూ ఉంటాయి. అంతే అండి.
హ్మ్. హ్మ్. అవును. అవునవును. హుహు.